ఇప్పుడు వాటిని తగ్గించాలి అంటే మన వళ్ళ చాలా తక్కువ తగ్గుతుంది. మనం కంట్రోల్ చేయాలన్నా మామూలు ప్లాస్టిక్కు కవర్లను గానీ, యూజ్ అండ్ త్రో బాటిల్స్ గానీ కంట్రోల్ చేయగలం కానీ, అసల మన దైనందిన జీవితంలో మిళితం అయిపోయిన ప్లాస్టిక్కుని చాలా తక్కువ ఆహ్, తగ్గించగలం అసల.
హ్మ్. అవును. అంటే అది మీ అంటే మీ జీవితంలో అంతగా ఇన్వాల్వ్ అయిపోయిందంటారా ప్లాస్టిక్కు?
ఇప్పుడు మ మీరే మీరు చూడండసల మన చుట్టుపక్కల తల తిప్పితే మిర్ మీ చుట్టుపక్కల కనీసం 3, 4 ప్లాస్టిక్కు వస్తువులైనా కనిపిస్తాయి.
అవును. ప్రతి ఒక్కటి ప్లాస్టికే. <giggles>
మరి ఇంకా మనం ఏం చెప్తామంటే మనం రాసే పెన్ను ప్లాస్టిక్కు. మనం ఆహ్...
హ్మ్.
పె ఆ పెన్నులన్నీ పెట్టుకునే బాక్స్ ప్లాస్టిక్కు.
హ్మ్. అవును.
మనము ఫోను కేసులు పొ ప్లాస్టిక్కు.
హ్మ్. ఆఖరికిప్పుడు యూజ్ చేసే ఇప్పుడు యూజ్ చేసే ల్యాప్‌టా‌ప్స్ గానీ, ఫోన్స్ గానీ, ప్లాస్టిక్కుతోనే. అంటే ఇప్పుడు మనకి ల్యాప్‌టా‌ప్స్ కూడా అప్పట్లో ఐరన్ లాగా వచ్చేవి. అంటే ఇప్పుడు మనకి మౌసు ఆహ్, దగ్గర అవును.
ప్రతీదీ ప్లాస్టిక్కేనండి. అల్యూమినియం అవి. అవునండి. అన్‌ ఇపుడన్నీ ప్లాస్టిక్కే.
ప్లాస్టిక్కు అంటే మీరెలాంటి ల్యాప్‌టా‌ప్స్? ఇప్పుడు మీరు ఏదైనా ల్యాప్‌టా‌ప్స్ గ్యాడ్జెట్స్ ఉంటాయి గదా! అలాంటివి మీరెక్కువగా ప్లాస్టిక్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారా? లేదంటే మెటల్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారా?
అవునండి. ఇప్పుడు ఆ వస్తువు కొనేదప్పుడు మనం ప్లాస్టిక్కా, మెటలా అని చూడమండి. ఫీచర్స్ బావున్నాయా లేదా అని చూస్తాం అంతే. కదా! ఇప్పుడు ప్లాస్టిక్కు కొంటున్నాము, గాడ్జెట్ కొంటున్నాము.
అంటే ప్లాస్టిక్కు తీసుకున్న ఓకే. అవును.
గ్యాడ్జెట్ ఏదన్నా కొనేదప్పుడు మనం ముందుగా ఏం జూస్తామండి? అది ప్లాస్టిక్కా? కాదా? అనే చూస్తామా? లేదు. మనము ఆ దాని ఫీచర్సెంటి? అది మనకు ఉపయోగపడుతుందా? దాని ఆహ్, స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇవే చూస్తాం. ప్లాస్టిక్కు అనేది ఆఖరి లాస్ట్‌లో చూస్తాం. ఒకేళ మనకన్ని ఫీచర్స్ ఇస్తున్నా ప్లాస్టిక్కు అయితే కాంప్రమైజ్ అయిపోతాం.
హ్మ్. హ్మ్. హ్మ్.